కాబట్టి పొద్దున్న అంత ప్ ఆహ్, ఏమంటారు? రన్నింగ్ రేసులు అవాయిడ్ చేయడానికి, ముందు రోజు నుంచే మీరు ప్రిపేర్ అయ్యుంటారు.
యాహ్! ఆ! కరెక్ట్ అండి, కరెక్ట్. అంటే మార్నింగ్ లేవగానే అలారంతో లేస్తాను. ఆహ్, లేవగానే ఏమైతదంటే ఫోను నోటిఫికేషన్స్ ఉంటయి. నేను ఏర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టేసి పడుకుంటా అనమాట. ఎహ్ <chuckles> లేకపోతే, డిస్టర్బ్ ఎందుకంటే ఫోన్ అనేది తప్పకుండా ఉండాలి. అట్లని చెప్పి తల దగ్గర పెట్టుకుంటే పె పక్కన పిల్లలు గూడా ఉంటారు. ఆ రేడియేషన్ మంచిది గాదు గదా! అన్నట్టుగా ఏర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టేస్తా. ఆ! అలారం ఒచ్చినప్పుడు ఆహ్, ఆఫ్ చేసేసి ఏర్‌ప్లేన్ మోడ్ నుండి తీసేస్తా. తీసేయగానే ఇగ నోటిఫికేషన్‌ల పరంపర స్టార్ట్ అయిపోతది. ఇగ ఎన్ని నోటి
ఓకే. హ్మ్. హ్మ్. మంచి పని జేస్తున్నారు ఉండాలి. అవును. హ్మ్. హ్మ్. అవును. మనకి ఒద్దనుకున్న చూడాల్సుంటుంది కొన్ని, కొన్ని.
ఆ! ఆహ్, ఫుడ్ యాప్ నోటిఫికేషన్స్, మెయిల్ నోటిఫికేషన్స్, వాట్సాప్ మ ఆహ్, నోటిఫికేషన్స్ ఇగ ఉన్నయి, లేనివి బాంక్ నోటిఫికేషన్స్ అన్నీ ఒచ్చేస్తాయి. ఏ ఏం జేస్తానంటే ముఖ్యమైనయి, ఒక ఒక 10 సెకండ్స్ ముఖ్యమైనయి ఏమైనా ఉన్నయా అని చూస్తా. అంటే, నేను ఎదురుచూస్తే రిప్లైస్. ఈమెయిల్ రిప్లైస్ ఉంటాయి కదా! అట్లాంటివి. ఏమైనా ముఖ్యమైనయి ఉన్నయా అని చూస్తా. జస్ట్ ఒక గ్లాన్స్ ఇచ్చేసి, ఇగ దాన్ని ఫోన్ని పక్కన బెట్టేస్తా. అప్పుడు ఇగ ఫోన్ని పట్టుకున్నానంటే ఇగ గ కతం. కతం టాటా బై, బై <chuckles> అనీ, ఇగ ఫోనుని పక్కన బెట్టేస్తా. పెట్టేసి డైరెక్ట్‌గా కిచెన్‌లోకే, కిచెన్‌లోకి వెళ్ళేసి ఆహ్, కుకింగ్ ఇవన్నీ చేసి
హ్మ్. హ్మ్. <giggles> హ్మ్. అవును. అవును. హ్మ్. అంతే ఇంక ఆ రోజు ఎగిరిపోయినట్టే. <chuckles> అవును. ఓకే. హుహు. కొంతమంది బ ఆహ్, లేవగానే కొంచెం ధ్యానం చేయడం, యోగ్ ఆహ్, మెడిటేషన్ లేకపోతే, ఏమంటారు సూర్యనమస్కారం. అంత అవకాశం లేవు. పనే మెడిటేషన్ ఓకే.
మాకు అ-అదంతా లేదండి. మాకు పనే ధ్యానం, పనే మెడిటేషన్. పనే పూజ అన్నీ అంతే. ఆహ్, అంటే, మామూలుగా నేను ధ్యానం చెయ్ ఆహ్, చేసే టైప్ కాదు. కొంతమందికి అది సూటయితది, సూటవ్వదు. నేను అంత కాన్స‌న్‌ట్రేటెడ్‌గా కూర్చోలేను. ఎందుకంటే పిల్లలుంటారు ఇంట్లో. నేనూ ధ్యానంలో ఉన్నా గూడా సైడ్ వాళ్ళతాటే నడుస్తుంటది. వీళ్ళేం జేస్తుండ్రు, వీళ్ళు లేసిండ్రా అన్నట్టుగనే ఉంటది. ఆ! అని ఇక ఆహ్, మొత్తానికి వెళ్ళలేదు ఆ వే లోకి. వెళ్ళాల్సిన అవసరం గూడా రాలేదు. అంత స్ట్రెస్‌ఫుల్‌గా అయితే లేదు.
ఓకే. అవును. హ్మ్. హ్మ్. నడుస్తుంటుంది. అవును. అవును. ఓకే. అవును. అంతేలెండి. అంతేలెండి. హ్మ్. అదే మీరన్నట్టు పనిలోనే ధ్యానం, పనిలోనే ఇది రిలాక్సేషన్ ఉన్నప్పుడు అంత అవసరం గూడా ఉండదు. మరి మరి ఎ వంట సరే. మరి మీ మార్నింగ్ కాఫీలు ఉంటాయా? సదా సరదాగా కబుర్లు అన్
హుహు. ఆ! అవ్ ఆ! కాఫీ, టీ అలవాటు లేదండి. మేమేం చేస్తామంటే ఆహ్, ఒక పెద్ద గ్లాస్ ఆహ్, ఒక వార్మ్ వాటర్ తీసుకుంటాం. గోరువెచ్చటి నీళ్లు తీసుకొని అందులో ఒక ఫుల్ లెమన్ పిండేసి, హనీ వేసేస్తాం. హనీ వేసి కలిపేసి, ఇంట్లో వాళ్ళందరం అది తలా కొంచెం తాగేస్తాం.
ఓహ్! హుహు. ఓకే.

అవును, అవును. అయితే మీకీ ఈ ఈ శ్రద్ధనేది మొదటి నించి ఉందా లేకపోతే మీరు పెళ్లయ్యి పిల్లలు పుట్టాక, అమ్మో! నేను జాగ్రత్తగా ఉండాలి <chuckles> అని అలవరచుకున్నారా?
ఆ! మొదటి నుండి లేదండి. నేను చిన్న చిన్నగానే చేంజవుతూ వచ్చా. ఫస్ట్‌లో ఏం చేసేదాన్నంటే ఇడ్లీ, దోసలే. ఇడ్లీ, దోస లేవు అంటే ఇగది టిఫినే గాదు, బ్రేక్‌ఫా‌స్టే గాదు అన్నట్టుండేది. అవే ఆహ్, వారానికి సరిపడా పిండి రుబ్బి, ఫ్రిడ్జ్‌లో పెట్టుకునేదాన్ని. ఇగ పిల్లలకి ఎప్పుడాకలంటే అప్పుడు దోస పోయడం, ఇచ్చేయడం అది నాకు చాలా కంఫర్టబుల్‌గా, కన్వీనియంట్‌గా ఉండేది.
వెరీ గుడ్. హ్మ్. ఉండేది అవును.
ఆ! ఇప్పుడు అసలు పిండీ రుబ్బి పెట్టింనంటే అసలు ఎప్పుడు చేసే పిండి కంటే సగానికి సగమే చేస్తున్నా. అది కూడా 10 రోజులుంటుంది. అంటే మొత్తానికి అది ఖాళీ అవ్వట్లేదు అనేదే నాకర్థమైంది. సో మొత్తానికైతే, కొంచెం అయితే పెట్టుకొనుంటా సేఫ్ సైడ్‌కి ఒకవేళ తినకపోయినా గూడా టక్కున దోస పోసివ్వచ్చు, ఇడ్లీ పెట్టేసివ్వచ్చు అని. ఆ! మామూలుగ అయితే రోజూ ఈ టిఫినే పెడతాం. ఇంకొక ఒక్కోసారి బ్రేక్‌ఫాస్ట్ ఏం చేస్తానంటే నైట్ మిగిలిపోయిన అన్నముంటుంది గదా! అన్నంలో వాటరేసేసి కొంచెం ఒక 2, 3 స్పూన్స్ కర్డేసేసి పెట్టేస్తా.
హ్మ్. <giggles> హ్మ్. ఓకె. ఓకె. అవును. హ్మ్.
పెట్టే మార్నింగ్ లేసాక మంచిగా దాన్ని కలిపి మజ్జిగ రైస్ లెక్క జేసేసి, పక్కకి మామిడికాయి, పచ్చడేసుకొని అట్లా పిల్లలకి ఆ మజ్జిగ తాపిచ్చి ఆ రైస్
అదే. కొంతమంది ఇది కొంతమంది ఇంట్లోనే ఉల్లిపాయి, మిరపకాయి కూడా కట్ చేసి బెడతారు.
ఆ! ఉల్లిపాయ, మిరపకాయ గూడా వేసుకొని తింటే బావుంటదండి. అలా జేస్తా. ఆహ్, అదీ, అది కాల్షియమని విన్నా అండి. ఈ మధ్య నేను లేడీస్‌కి కొంచెం ఏజయితూ ఉంటే, బొక్కల అరుగుదల పెరిగిపోతూ ఉంటది. బొక్కలు అరుగుతూ ఉంటాయి అన్ గద్
బా ఆ! మంచి ఆరోగ్యమంటారు. హ్మ్. కరెక్ట్. ఏదో ఏదో అంటారు దాన్ని ఫెర్మెంటెడ్ రైసో, ఏదో అంటారు దాన్ని. ఆ! ఆ! నైస్.
ఆ! ఫెర్మెంటెడ్ రైసంటారు కదా! మనం ఎన్ని పాలు తాగినా లీటర్ లీటర్ పాలు తాగినా కాల్షియం రాదు.
ఆ!
అంటారు పాలల్లో కాల్షియమని మరి కాల్షియం ట్యాబ్‌లెట్స్ ఎందుకిస్తారండి?
కరెక్ట్. <giggles>
పాలు దాగితే సరిపోతది గదా! పాలల్లో అంతెక్కువ కాల్షియం ఏముండదు. డేట్స్‌లో గూడా అంతేముండదు.
అదే గద! పెరుగు, మజ్జిగల్లోనే ఉంటుంది. కరెక్టే, అవును.
ఆ! మహా అయితే నాన్ వెజ్‌లో ఉంటది, లివర్‌లో ఉంటది ఆహ్, మీట్‌లో ఉంటది. దాంట్లో ఉంటది కాల్షియం, ఐరనంతా. లేదు అంటే ఇట్లా ఫెర్మెంటెడ్ రైస్ మీరు జెప్పినట్టుగా ఈ రైస్‌లో ఉంటది కాల్షియం.
హ్మ్. అవును. ఓకె. అవును, అవును. అయితే ఇది మరి మామూలుగా స్కూల్లు, ఆఫీస్‌లుండే రోజుల్లో ఇలా ఉంటుంది. మరి వారాంతాలు, వీకెండ్స్‌లో ఎలా ఉంటుంది? శని, ఆదివారాలెలా ఉంటుంది మీ ఇంట్లో?
వీకెండ్ససలు చెప్పక్కరే లేదు. <giggles> మేము నిద్రబోతం మంచిగా, పన్న పొద్దున్న 10కి అట్లా లేస్తాం.
<giggles> ఈ వారం నిద్రంతా ఒక్కరోజు తీర్చుకుంటారు.
10కి లేసి ఇగ మాకు లంచు, బ్రేక్‌ఫాస్టు 2 ఒకటే అయితది.